మనం జీవితంలో మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఆ మొదటి ఉద్యోగం అనేది ఖచ్చితంగా గుర్తుండిపోతుందండి. ఎందుకంటే, అదే మనకి ఈ మలుపు కూడా చె ఉంటూ ఉంటుంది. సో, మీ మొదటి ఉద్యోగంలో ఎదురైంది? ఎలా ఎదురైంది? ఇ అసలు మీరు మొదటిగా ఏం చేశారు?
అవునండి. అయితే, అంటే నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే, ఫార్మసీ జేశా. బీఫార్మ్ జేశాను. ఆ తర్వాత ఎమ్ ఫార్మసీ మొత్తం ఇదే అనమాట. సో, నాదంతా ఫార్మా రిలేటెడ్‌గా ఉంటుంది. అంటే నేనేం జేశానంటే, హ్మ్. సరే చదువు అయ్యిపోయిన తర్వాత, అప్పుడేంటంటే, బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఒస్తుండే. నోటిఫికేషన్స్ ఎక్కువ ఒస్తున్నాయని జెప్పేసి, దానికి ప్రిపేర్ అవుదామని, ఒక 2 ఇయర్స్, 1 ఆర్ 2 ఇయర్స్ దానికోసం పె ప్రిపేర్ ప్రిపేర్ అయ్యా కానీ, అది అక్కడి దాకా జస్ట్ ఒచ్చినట్టే ఒచ్చి, లాస్ట్ మొమెంట్‌లో పోవడము అట్లా అయ్యేదన్నమాట. ఇంగ ఇదంతా కాదని జెప్పేసి, మనం ఏదైతే చదువుకున్నామో అదే చేద్దాం అని జెప్పేసి హ్మ్. ఒక ఫార్మా కంపెనీ‌లో ఒక ఇంటర్‌వ్యూకెళ్ళడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం, అలా జరిగిందన్నమాట. అది అక్కడినుంచి నా జర్నీ స్టార్ట్.
హుహు. ఓకే. హ్మ్. ఓహో! హ్మ్. హుహు. ఓక్ ఓకే. హుహు. ఓకే. హుహు. సూపర్. హుహు.
ఎట్లా అంటే? ఎట్లా ఉంటదంటే? హ్మ్. దాన్నేంటంటే? నాకు అప్పటి వరకు అంటే ఇట్లా ఉంటుంది ఫార్మా కంపెనీ. కంపెనీ‌లో రూల్స్ ఇలా ఉంటాయి. ఇలా పనివేళలు ఉంటాయి ఇవేం తెలీదు.
హ్మ్. హ్మ్. తెలీదు. అంతే గదా! మొదటి ఉద్యోగం కదా! హ్మ్.
యెస్! అయితే ఫస్ట్ ఉద్యోగం గాబట్టి వెళ్ళడం మరేంటంటే అదేంటంటే అది ఫార్మా కంపెనీలు ఎప్పుడన్నా సిటీకి దూరంగే ఉంటాయి.
హ్మ్. అవును. నిజమే.
హ్మ్. అయితే దానికి వెళ్ళడం, రావడం అనేది జర్నీ కూడా ఎక్కువ సేపే ఉంటది.
ఓహో! అంటే మీరు బ ఆహ్, మీ వెహికల్‌లో వెళ్ళేవాళ్ళా ఆహ్, పబ్లిక?
అయితే ఆ! యెస్! యెస్! నో. నో. నో. అంటే నాకు కంపెనీ బస్ ఉంటదన్నమాట. ఆ కంపెనీ బస్‌లోనే యెళ్ళాలి. దాంట్లోనే రావాలన్నమాట.
ఓహో! ఓకే. ఓహో! మన ఓన్ వెహికల్ ఏసుకెళ్ళడానికి లేదు.
ఆ! వె వెళ్ళొచ్చు కానీ దూరం గదా! అంత దూరము కంబైండ్ మీద వెళ్ళడం రావడం ఎందుకని
హుహు. ఎందుకులెండి మళ్ళీ ఆయిల్ బొక్క.
<chuckles> అయితే మీరన్నట్టు అలాన దూరము ఉండేది. నేనేంటంటే పొద్దున్నే బ అంటే బస్సు 7:15కో 7:20కో స్టార్ట్ అయ్యేది. అవును.
<giggles> హ్మ్. హుహు. ఓహో! అంత పొద్దుటే ఒచ్చేదాండి?
అంత పొద్దున్నే ఒచ్చేది. సో, ఏంటంటే? హ్మ్. పొద్దు పొద్దు పొద్దున్నే మరి నేను తొందర తొందర లేసేసి నా వర్క్ అంతా జేసేసుకొని. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి నేను వెళ్ళాలంటే ఆ బస్ స్టాప్ కూడా నాకు దూరం. యాక్చువల్‌గా. బస్ వచ్చే హ్మ్. అయితే నేనేమో అక్కడ వరకు ఏం జేసేవాడినంటే? బండి మీద వెళ్ళేవాడిని. బండి మీద వెళ్లి అక్కడ ఒక బస్ స్టాండ్ ఉండేది. ఆ బస్ స్టాండ్‌లో నా బైక్ పార్క్ జేసేసి, అక్కడి నుంచి పక్కనే దగ్గరే ఉండేది. పక్కనే ఒక 100 మీటర్స్‌లో నడిస్తే కనుక నా బస్
ఓకే. ఓహోహో! నడిచి వెళ్ళడానికి గూడా. హ్మ్. హుహు.
సో, ఆ బస్సు ఎక్కేవాడిననమాట. ఇంకా అక్కడి నుంచి బస్సు ఎక్కి వీ ప్రయాణం జేయడము, ఒక గంట రెం గంటన్నర 2 గంటలు పట్టేది ఈజీ‌గా ఆఫీస్ వెళ్లడానికే. హ్మ్. 9:00 9:00 లోపే రా రావాలి. సో, మేము 8:45 మధ్య 8:45- 9:00 మధ్యలో వచ్చేవాళ్ళం. అంటే బస్సు కొన్ని కొన్నిసార్లు ముందొస్తది, కొన్ని కొన్నిసార్లు లేటొస్తుంది గదా!
ఓకే. హుహు. ఓహో! మీద్ ఆఫీస్ ఎన్నింటికి? తొమ్మిదింటికా? అబ్బో! ఓకే. హ్మ్. అవును.
అలా ఉండేదనమాట. అయితే అక్కడికి పోగానే లోపలికి హ్మ్. ఫస్టు అ అక్కడేంటంటే, అక్కడ హెచ్‌ఆర్ ఉంటాడు. వర్కు ఆ హెచ్‌ఆర్ ఏంటంటే, ప్రాపర్‌గా రావాలి ఆఫీస్‌కి. మిగతా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లా కాదిది.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు.
మంచి క్లీన్ షేవ్ జేసుకోవాలి, గడ్డం పెంచుకోకూడదు, మంచి క్రాఫ్ సెట్ జేసుకోవాలి...
హ్మ్. హ్మ్. ఓకే.
దాంతోపాటు షూ ఏసుకోవాలి, చెప్పులేసుకోకూడదు మళ్ళీ. <chuckles>
హుహు. అన్నీ ఇంకా మీకు ఫస్ట్ రోజు ప్రతిది చెప్పేస్తున్నారనమాట.
ఆ! చెప్పేస్తున్నారు. అందరూ ఇంగ అలానే వస్తున్నారు మాట. చాలామంది ఏటంటే, ఇంక అలవాటయిపోతుంది అదే షూజ్, హ్మ్. టక్కేసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు టక్ ఏయకపోయినా పర్లేదు గానీ, హ్మ్. ఆప్షనల్ టక్కేసుకోవాలా, వద్దా, అనేది మీ ఇష్టం. కానీ ఆహ్, టీ షర్ట్స్ ఇట్లాంటియి నాట్ అలౌడ్. ఓన్లీ షర్ట్స్, ప్యాంట్. జీన్స్ గూడా నాట్ అలౌడ్.
హుహు. హ్మ్. హుహు. హుహు. ఓకే. హుహు. ఫార్మల్ పాంటు, ఫార్మల్ షర్టు.
ఇ ఆ! ఫార్మలే మొత్తం ఫార్మలే అన్నమాట.
ఓకే.
ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళిన తరువాత ఇంగ మా నేను దే మే మా డిపార్ట్మెంట్ ఏంటంటే రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట.
హుహు. ఓహో! ఓకే.
అయితే దాంట్లో ఒక ప్రొడక్ట్ ఇస్తే గనక, ఒక టాబ్లెట్, మాదేంటంటే ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ ఆహ్, క ఇంజెక్షన్స్ కావాల్సిన <laughs> లిక్విడ్, <laughs>
అమ్మో! నాకసల ఇంజెక్షన్స్ అంటేనే భయమండి. ఆ ఇంజెక్షన్సు ఇంజెక్షన్ వాసన, టాబ్లెట్ వాసన అది చూస్తేనే నేను సిక్ అయిపోతానన్నమాట.
హ్మ్. ఓకే. <chuckles> అంటే కొన్ కొంతమందికి కొన్ని రకాల ఆహ్, అలవాట్లుంటాయి, మనస్తత్వాలు ఉంటాయి గాబట్టి మీదలా ఉంది. సో నేను సదువుకుంది అదే గాబట్టి, వెళ్ళి ఆహ్, ఇంజెక్షన్స్ కావాల్సిన అదైతే ఉంటుందో డోసేజ్ అది లిక్విడ్ ఉంటుంది గదా! దాన్ని మనకు కావాల్సినట్టు, మనం ఏదైతే ప్రోడక్ట్ మనం అనుకున్నామో దాని దానిలాగా మార్చి, ఫస్ట్ ఈ సాంపిల్ అంతా ప్రిపేర్ జేస్తుండాలన్నమాట, ఎప్పటికప్పుడు. ఆ సాంపిల్ అనేది మనకేంటంటే, ఫస్టు అది ఒక పిడిఎఫ్‌లోనే ఉంటది. ఒక ఫైల్‌లో. సో, ఆ ఫైల్‌లో చూసుకుంటా చదువుకుంటా చేస్తా ఉండాలి మొత్తం. టెస్టులు అన్ని
<chuckles> హ్మ్. హ్మ్. ప్రిపేర్ చేయాలి. హుహు. హుహు. ఓకే. ఓహో! ఏది ఎంత కలపాలి? ఎంత ఎంఎలు ఏంటి? ఓహో!
హ్మ్. అంత ఎంత వేజ్ ఎయ్యాలి? ఎట్లా ప్రిపేర్ జేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట.
హ్మ్. అవును. హ్మ్.
యెస్. అయితే ఇగ ఫస్టే ఇంగ మనకు ఫస్ట్ ఇగ అప్పుడే కొత్త. వాతావరణమంత తెలీదు. మళ్ళేంటంటే అక్కడ ఎలా ఉంటదంటే, పొద్దున 9:30కి అనుకోండి, 9:30కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1:00కి మధ్యలో, ఇ ఇప్పటి వరకు మధ్యాహ్నం 1:00కి మళ్ళీ బ్రేక్.
హ్మ్. అదే కదా! హుహు. హ్మ్.
సో, ఈ తొమ్మిదిన్నర నుంచి వన్‌ వరకు నిల్చొనే ఉండాలి. నిల్చొని మేము పనంతా జేస్తుండాలి. కూర్చోడానికి ఉండదు ఎక్కువ సేపు.
ఓహో! ఉండదు. అవును. కదా! అంటే మీరు ప్రాక్టికల్స్ టైప్ కదా! మనం ఇప్పుడు ఇంటర్‌లో చూస్తే సైన్స్ లాబ్స్, అవి ఉంట్ కెమిస్ట్రీ ల్యాబూ‌ల్‌లో ఆ గంట 3 గంటలు నిల్చోడానికి చచ్చిపోతూ ఉండేవాళ్ళం.
హ్మ్. యెస్. ల్యాబ్ హ్మ్. యెస్. హ్మ్. <laughs> చూడండి మీరు 3 గంటలు అంటున్నారు గాని, మళ్ళీ మేము మధ్యాహ్నం వరకు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఫైవ్ థర్టీకి లాగౌట్. ఫైవ్ థర్టీకి లాగౌట్ గనుక హ్మ్. 5:30కి వెళ్తా అనంటే గనక అందరూ విచిత్రంగా జూసేవాళ్ళు. ఏంటి ఫైవ్ థర్టీకి ఎళ్తున్నావా? 7:30కి ఎళ్ళట్లేదా? అన్నట్టే జేసేవాళ్ళన్నమాట వీళ్ళ ధోరణి.
హ్మ్. హుహు. హ్మ్? అదేంటండి మళ్ళీ ఎక్స్‌ట్రా అవర్స్ చేసేవాళ్ళ ఏంటి?
అవును. ఎక్స్‌ట్రా అవర్స్ ఖచ్చితంగా చేయాల్సి వచ్చేదనమాట.
ఓహో! ఓకే.
అంటే ఒక ఒకరోజు నువ్వు 5 థర్టీకెళ్తే నీకదొక దీపావళి, <chuckles> ఒక దసరా.
<chuckles> అమ్మో బాబోయ్! అన్న ఆ లెక్కన 10:30, 11 గంటలు, 12 గంటల వరకవుతుంది కదండీ!
అలా ఉండేదన్నమాట. అంత హ్మ్. యెస్. యెస్. అంత సేపవుతుంటుంది. మళ్ళీ, మేమిమొ మళ్ళీ, 7:30 మళ్ళీ, 5:30 గదా! 6:30, 7:30, 7:30కి మేము లాగ్‌ఔట్ జేసి, మళ్ళీ వెళ్తే గనక 8:40కి అక్కడ దిగితే గనక, 8:40-9 లోపు మళ్ళీ ఇంట్లో ఉంటా. మళ్ళీ నైన్‌కెళ్ళిన తర్వాత తిని, ఇంకా మంచిగా ఓ కునుకేయడం యెస్ సూపర్‌గా!
హ్మ్. హుహు. వామ్మో! మంచిగేంటి? అసలు నిద్ర ఒద్దన్నా గాని ఒస్తా ఉంటది.
<chuckles> <laughs> అయితే ఆ ఉద్యోగం జేరకముందే ఏమో, మంచిగా వెయిట్ ఉండేవాడిని. ఆ ఉద్యోగం జా జాయినయిన తర్వాత మొత్తమిగ మొత్తం శ్రమెక్కువ గదా!
ఆ! అంతే కదా!
మళ్ళీ వర్క్ ఎక్కువనే ఉంటుంది, పని వేళలు ఎక్కువ, జర్నీ ఎక్కువ, మొత్తం అన్నీ ఎవ్రీథింగన్నమాట. దానికి తోడేంటంటే మళ్ళీ అక్కడ చిన్న విషయానికి కూడా పెద్ద హైలైట్ అయిపోతా ఉంటదన్నమాట.
హ్మ్. హ్మ్. ఓహో! ఓకే.
అలాంటిది అల్ అలాంటి కల్చర్ అక్కడ అంటే మొత్తం మళ్ళీ ఎంప్ ఎంప్లాయీస్ అందరూ ఎలా ఉంటారంటే అంటే మనకు వ మనకు వ మన దగ్గర బానే ఉంటారు. మంచిగా ఉంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్.
మన సీనియర్స్ ఎవరైతే ఉంటారో అంటే, మనకి టీమ్ లీడర్ ఉంటారు గదా! వాళ్ళు, వాళ్ళింగ వాళ్ళదొక బాధ, వాళ్ళతోనొక బాధ. వాళ్ళతోని వాళ్ళ పైన ఇంకా మళ్ళీ మేనేజర్ ఉంటాడు. అతనితోని ఒక బాధ.
హ్మ్. అదే కదా! అంటే ఇక్కడ ఎట్లంటే, పైన వాళ్ళకి ఏం ఉండదండి మీరన్నట్టు మ మధ్యలో ఉన్నోళ్ళకే ఒస్తూంటుంది. ఏదో ఒకటి.
హ్మ్. యెస్. నిజమే అండి. వాళ్ళు ఏం జేస్తారంటే ఒస్తారు. ఆహ్, "ఇవాళ ఇది జేసేయండి, ఇది జేయండి, ఇట్లా జేయండి" అని జెప్పేస్తారు ఎళ్తరు వాళ్ళ క్యాబిన్ గూర్చుంటారు. ఇంగేం జెయ్యరు. మధ్య మధ్యలో ఒకటి, రెండు సార్లు ఒచ్చి చూస్తారు. "ఆ ఎంత వర్క్ అయింది? ఏంటి?" అంటారు మళ్ళీ పోయి గూర్చుంటారు. ఇంగంతే. వాళ్ళు జేసేది ఏం ఉండదు.
హ్మ్. అదే కదా! ఏం చేయాలో? అవునవును. హ్మ్. మీరు ఇంకా స్టిల్ నా ఇంకా చేస్తున్నారా ఆ ఉద్యోగం?
కానీ వాళ్ళు హ్మ్. అయితే, అయితే ఇంక నేను చెప్తాను ఉండు. అందులో అనుభవాలు ఎట్లా ఉంటాయంటే, <laughs> అంటే ప్రతి రోజు ఎట్లుంటదంటే, క్లైమాక్స్‌లాగా ఉంటది అన్నమాట. <laughs>
హ్మ్. <chuckles> అంటే మీరు ఇన్ని గంటలు నిల్చోవడం అన్నారు ఇంకా చేస్తూంటే మీ పరిస్థితి ఏంటాని డౌటొచ్చింది.
యెస్. హ్మ్. అయితే, ఇంగ నేను అలానే కంటిన్యూ జేస్తున్నానన్నమాట. ఎందుకంటే హ్మ్. అది నేర్చుకుంటే గనక ఫ్యూచర్ బావుంటాది. మంచి మంచి కంపెనీ‌లో మళ్ళీ మారొచ్చు తర్వాత. ఆహ్, ఫ్యూచర్ గూడా బావుంటుందన్నమాట. కానీ, ఇనీషియల్‌గా మాత్రం బాగా గష్టబడాలి, ఎంత కష్టమంటే, అంత కష్టంబడాలి. మొత్తం ఒక న్యూ పర్సన్‌లాగా వెళ్లి నేర్చుకోవాలన్నమాట. అంత ఉంటుంది వర్క్ అక్కడ. మళ్ళీ ఏంటంటే, అందులో చిన్నది ఇప్పుడు సపోజ్, అది అక్కడ వేయింగ్ జేయాలి, వేయింగ్ జేసి, ఆ సాంపిల్ దీసుకొని మళ్ళీ దానికి తగ్గట్టు ఒక లిక్విడ్‌లో కలపడం, ఇలా ఉంటుందన్నమాట. ఆ వే జేసే దగ్గర ఏంటంటే, కొంచెం ఒక 1 గ్రామ్ అంటే హాఫ్ గ్రామ్ ఎక్కువైనా, ఎంజీ, చిన్న ఎంజీ ఎక్కువైనా గూడా, మళ్ళీ అది మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఆ ప్రయోగం అంతా. అలా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇదేంటి? ఇప్పుడు ఇంత ఎంజీ నేను దీసుకున్న, అని జెప్పడానికి ఏంటంటే, అక్కడ ప్రింట్ ఒస్తుంది. అక్కడ మీషన్‌లోనుంచి ప్రింట్ ఒస్తుంది. ఇగొ ఇంత ఎంజీ తీసుకున్నాడు. ఈ టైంకి దీసుకున్నాడు. ఈ డే తీసుకున్నాడు అని ఉంటాదన్నమాట. మళ్ళీ ఈ స్లిప్‌ని ఏం జేయాలంటే, మళ్ళీ మనం ప్రాక్టికల్ రాస్తూ ఉంటాం గదా ఈరోజు ఇది చేశాను అని చెప్తాం గదా! మళ్ళీ అక్కడ అంటిస్తు ఉండాలి. "ఇంత వే జేశాను ఇది" అని జెప్తే మళ్ళీ మొత్తం మన ప్రూఫ్.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. హుహు. ఓహో! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. మనం చేసినట్టు. ఓకే. మనం ఇక్కడ చేస్తున్నామా లేదా, అనేది కూడా ప్రూఫ్స్ ఉంటాయి.
హ్మ్. ప్రూఫ్స్ ఉంటాయి. సో, నేను కరెక్ట్‌గా దీసుకున్నానా లేదా, ఎంత ఎంజీ తీసుకున్నాను, అసలు తక్కువ దీసుకున్నానా, ఎక్కువ దీసుకున్నానా సాంపిలు. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఇ మళ్ళీ ఆ స ఒకవేళ ఆ వేయింగ్ స్లిప్ ఏదైతే ఉందో అది కొంత్ అప్పుడు ఎప్పుడన్నా అటు ఇటు అయ్యి మ్యా ఎక్కడన్న పడిపోయిందనుకోండి దొరకలేదనుకోండి ఇంగదొక పెద్ద ఇష్యూ అన్నమాట.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓహోహో! ఓకే.
అదైతే మళ్ళీ మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్‌కె‌ళ్లి, ఇగో ఫలానా ఇదిట్లయింది అని జెప్పి ఒక ఇండెంట్ పెడితే, వాడేం జేస్తారంటే, ఓకే. దాన్నంతా ఓకే. నీదంత పర్లేదు అని మళ్ళీ వాడొక లెటర్ ఇస్తే, మళ్ళీ మన డిపార్ట్మెంట్‌కి ఇస్తే అప్పుడు సాల్వ్ అయితదన్నమాట.
హ్మ్. ఓహో! సూపర్. సూపర్. జాబ్ అస్
ఇంత్ ఇంత తలనొప్పి. <laughs> మీకు చెప్పడానికే మీరు వినడానికే ఇట్లుందంటే, చేసేవాళ్ళం మాకు ఎట్లుంటదంటే జూడండి.
చుక్కలే గనిపిస్తాయండి. పగలే చుక్కలంటారు కదా!
యెస్. హ్మ్. నిజమే. మళ్ళీ దీంతో పాటు, మళ్ళీ ప్రతీదేంటంటే, కొంచెం ఒక్ ఒక జైల్ అనమాట. జస్ట్ జైల్ పొద్దున్నే పోతాం, రాత్రోస్తాం జైల్, అలా నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట. ఆ జైల్‌లో ఎప్పుడు బయట బడతానా? ఏంటి? ఇంగ చిరాకులేసింది. ఒకసారి కొంతమంది ఇంగ రోజు అదే జెయాలి. మళ్ళీ ఏంటంటే, ప్రతీదీ చాలెంజింగ్ అనమాట ప్రతీదేంటంటే, మనం ప్రూవ్ జేసుకోవాలి. మనం కరెక్టే జేసాం అని ప్రూవ్ జేసుకోవాలన్నమాట అది టాస్క్. హ్మ్. ప్రతిసారి ప్రూవ్ జేసుకోవాలంటే కష్టం. అంటే చెయ్యొచ్చు. కానీ దానికి పనికి ఎంత వేళలు, పని వేళలు ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి గదా! భయంకరమైన స్ట్రెస్ అన్నవర్స్ నిలబడి జేస్తున్నాము, మనకి ఏమీ ఉండదు మళ్ళేంటంటే, అక్కడ క్యాంటీన్ ఉంటది ఓన్లీ. క్యాంటీన్‌లో గూడా ఫుడ్ అంతంత మాత్రమే ఉంటది. మనమే ఇలా క్యా క్యారేజ్ తీసుకెళ్లాలి అదే తినాలి.
హ్మ్. <giggles> ఓకే. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఆ! అదే కదా! ఉంటాయి. అవును. హ్మ్. హ్మ్. ఓకే.
హ్మ్. మధ్యలో ఒకటి 4, 3 కప్పుడు ఒక టీ బ్రేక్ తీసుకుంటాం. అప్పుడు టీ బ్రేక్ టీ తాగుతాం. మళ్ళీ ఒచ్చేసి మళ్ళీ అదే వర్క్ అన్నమాట.
అదేం కదా!
ఇంత వర్క్ అన్నమాట ఇదన్నీ చేసి చేసి చేసి ఒకరోజు ఇంగ నాకు అనిపిచింది ఇంత నేను ఇంగ జేయలేను. ఇంగ ఇంగా ఇందులో ఉండలేను ఈ ఉద్యోగం ఒద్దు అని జెప్పేసి ఇంగా రిజైన్ జేసేసా. ఇంగా జాబ్ ఒద్దు సార్! నాకొద్దు మీరోద్దు మీ కంపెనీ ఒద్దు నాకు.
<giggles> హ్మ్. మీరొద్దు మీ కంపెనీ ఒద్దు సర్ చాలు సర్ సేవ చేసింది ఇంకా.
అవును. అంటే ప్రతీదీ అక్కడ ఎలా ఉంటుందంటే ప్రతీది మైక్రో మేనేజ్మెంట్ అన్నమాట. చూస్తూ ఉంటారు. ఆ! హ్మ్.
హ్మ్. నిజంగా ఇప్పుడు మీరు చేసిన జాబ్‌లో అంత స్ట్రిక్ట్‌గా ఉండాలి అంటారా? ప్రతి కంపెనీ అలాగే ఉంటుందా?
లేదు లేదు. అంత అంతే స్ట్రిక్ట్‌గా ఉండాలి. కానేంటంటే పని వేళలనేవి అంత ఉండకూడదు. స్ట్రిక్ట్‌గాను పని ఎందుకంటే అది చిన్న సాంపిల్ కొంచెం వేరియేషన్ ఒచ్చినా మొత్తం ఓవరాల్‌గా ప్రొడక్ట్ అనేది ఆహ్, దెబ్బతింటుంది. సాంపిలంతా వేస్ట్ అయిపోతుందన్నమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
సో, అది మనకు కరెక్ట్‌గా రావాలి. క సిన్సియర్‌గా జేయ్యాలి, డెడికేషన్‌తోని జేయాలి. ఈ రెండైతే చ్ ఖచ్చితంగా చేయాలి. కానేంటంటే పని వేళలు మరేంటంటే ఆహ్, అంత ఉండకూడదు. ఒత్తిడిని తగ్గించడానికి కొంచెం యాక్టివిటీస్ అవి ఉండాలి. ఇంకేంటంటే ఎంప్లాయీగ ఫ్రెండ్‌లి ఉండాలి. కానీ పని విషయంలో స్ట్రిక్ట్‌గుండాలి. ఓకే. పని విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటేనే అక్కడ పనవుతుంది. లేకపోతే వ మ-మనమనుకున్న టైమ్ లైన్‌కి ఆ ప్రొడక్ట్ అవ్వక, దాన్ని సాంపిల్ అనేది మళ్ళీ బ్యాచెస్ అని వెళ్ళే ప్రొడక్షన్‌కి వెళ్ళాలి గదా! ప్రొడక్షన్‌కి వెళ్ళాలంటే టైమ్ లేట్ అవుతుంటే గనక ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఒస్తూ ఉంటాయి అన్నమాట కాల్స్, మెయిల్స్ అప్పుడు అదంతా తలనొప్పి. సో, వాళ్ళు గూడా వాళ్లకి కూడా ఒత్తిడి ఉంటుందన్నమాట అనుకున్న టైం‌కి ఇవ్వాలి మళ్ళీ దాంతోడు ఎప్పటికప్పుడు ఇన్‌స్పెక్షన్స్ అయితూ ఉంటాయి. ఆ ఇన్‌స్పెక్షన్స్ అప్పుడు ఇంకొక వె ఇంకొకటి అనమాట అదొక బాధ. మళ్ళేంటంటే ఇప్పుడు ప్రత్యేక ఇంకొక విషయం ఇక్కడ ఉంటుంది ఏంటంటే అక్కడ ప్రతి మి మిషిన్ ఉంటది గదా! ఆ ప్రతి మిషినేంటంటే ప్రతి మరి 45 రోజులకో, 50 రోజులకో దాన్ని మళ్ళీ కాలిక్యులేషన్ జేయాలన్నమాట. ఎలా అంటే అది కరెక్ట్‌గానే పనిజేస్తుంది.
ఓకే. హ్మ్. అదే కదా! హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. <giggles> హుహు. హ్మ్. ఓహో! హ్మ్.
అని జెప్పేసి మనము ఒక టెస్ అన్ని టెస్టులు జేయాలన్నమాట. ఆ టెస్ట్‌లన్నీ జేయాలంటే, ఒక 1 డే బడుతుంది. లేకపోతే 1 ½ డే బడుతది. 2 డేస్ గూడా బడతది. అంత అన్ని టెస్ట్‌లుంటాయి. అవును. అవి అవి గూడా మనమే జేయాలన్నమాట. టైమంతా తినేస్తా ఉంటది. మళ్ళీ రాలేదనుకోండి, మళ్ళీ అది అది అసలది మనకు అంటే యాక్చువల్‌గా ఈ కాలిక్యులేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటది వేరే. ప్రతి కంపెనీకొక డిపార్ట్మెంట్ ఉంటది కాలిక్యులేషన్ చేసేవాళ్ళు. మాకేంటంటే, మేమే జేయాలి. అప్పుడు మాకు ఆ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల మేమే చేస్తూ ఉండాలి ఆహ్, ఆ పని హ్మ్. అయి అయి ఆహ్
టెస్టులు. ఓకే. ఓహోహో! మరప్పుడు టైం వేస్టే కదా! ఓహో! హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఆ ఒక్కరోజు పనికి కూడా తర్వాత మీరే కవర్ చేయాలిగా మళ్ళీ.
యెస్. యెస్. ఓకే. అలా చేస్తూండాలి. చేస్తూంటే గనక, అలా ఆ పని అవ్వడం, ఆ పనైపోయిన తర్వాత ఇంకా హ్మ్, ఆ! ఫ టెస్ట్‌లన్నీ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే ఆ మిషన్ వర్క్ చేస్తున్నట్టు లెక్క. ఆ మిషనే నెక్స్ట్ రోజు నుంచి వాడుకోవాలనమాట. అలా ఇలా మొత్తము మా ఫస్ట్ ఉద్యోగం అనేది అలా జరిగింది. ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది గానీ, భయంకరమైన ఎక్స్‌పీరియెన్స్ గూడా అలానే విధంగా ఉంది.
ఆ! హ్మ్. ఓహో! ఎన్ని సంవత్సరాలు చేశారు? ఎన్ని నెలలు చేశారండి?
అట్లా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ జేశాను అంతే జస్ట్. వన్ అండ్ హాఫ్ ఇయర్స్, తర్వాత నేను బయట హ్మ్. చేయాల్సొచ్చింది ఆ సందర్భం.
వన్ అండ్ హాఫ్ ఇయరు నచ్చకపోయినా కానీ! హుహు. తరువాత మళ్ళి దాని రిలేటెడే జాబ్ చేస్తున్నారా మరి?
ఇప్పుడు మారిపోయా. ఇప్పుడేంటంటే, హ్మ్. వేరే జాబ్ వెతుకున్నాను. కంప్యూటరు వర్క్ ఉండేది చూసుకున్నాను. హ్యాపీగా వేరేగా, కూర్చొని జేసేది హ్యాపీగా చేయడం స్టార్ట్ చేశానన్నమాట.
కూర్చొని చేసుకునేది. <giggles> ఓకే. ఓకే. నిజంగా మీ మొదటి ఉద్యోగం గురించి, అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎలా ఉంటుంది, మీ ఎక్స్‌పీరియెన్స్ అంతా చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ధన్యవాదములండి.
హ్మ్. హ్మ్. మీతో మాట్లాడడం గూడా బావుందండి. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.